<chuckles> నన్ను ఇమిటేట్ చేస్తే ఇందాక నువ్వు అన్నావు కదా! <laughs> చాలా అని అంటే నువ్వు ఇమిటేట్ చేసావు కదా! అప్పుడు చాలా అంటే ఆ! చిన్నది అయినా కూడా, ఆ చిన్న చిన్నవే నాకు చాలా ఎక్కువ <sniffs> సో, అ అలా ఆ! కోపం వస్తది. కోపం వచ్చినప్పుడు సరే! నెనేను కామ్ అయిపోతాను.
<laughs> <giggles> ఓకే. అంటే ఇది చిన్నది. ఓకే. నో ప్రాబ్లమ్. ఓకే. కోపం వస్తది. ఓకే. కోపం వస్తే, నువ్వు ఎలా కంట్రోల్ చేసుకుంటావు. సో, కోపాన్ని మరి?
ఆహ్, కంట్రోల్ చేసుకోవడం కష్టమే. అంటే ఆ ఆ! బిహేవియర్‌లో వాళ్ళకి తెలిసిపోతది. అంటే ఇప్పుడు నేను మెసేజెస్ చేస్తూ, ఆహ్, ఏదో వాడేదో అన్నాడు. నేను దానికి రెస్పాండ్ అవ్వట్లేదు అంటే, ఓహ్! ఏంటి ఇది తేడాగా ఉంది. ఏదో అలిగినట్టు ఉంది. అని వాళ్ళు అనుకుంటారు. అలా మాట్లాడుతున్నప్పుడు సడెన్‌గా నేను
ఓకే. హ్మ్. ఓకే. ఓకే. అంటే నె మీ మీ రిప్లై వల్ల కూడా వాళ్ళకి తెలిసిపోతుందన్నమాట.
తెలిసిపోతది ఫె ఆహ్, అంటే, నేను మెసేజ్‌కి రిప్లై చేయకుండా ఒక థంబ్ సప్ సింబల్ పెడతా. జస్ట్ థంబ్ సప్ సింబల్. అలా ఎమోజిస్ ఉంటాయి కదా! ఎమోజిస్ పెడితే
బావుంది. ఓకే. సో, అవి పెడితే గనక మీకు కోపంగా ఉన్నట్టు అర్థం.
ఆ! కోపంగా ఉంది. ఓకే. ఓకే. ఓకే. సరే! సారీ. సారీ. సారీ.
ఓకే. అంటే అది రేవలన్ యాడ్ ఉంటుంది కదా! సో, రేవ్‌లాన్ యాడ్ ఆహ్, 'నాగార్జున' గారి సినిమా ఉంటుంది కదా! 'మన్మధుడులో' ఒక అమ్మాయి కోపంగా ఉందంటే, ఒకటె అనేదో అంటుంది. <giggles>
ఆ? అవును. ఆ! అవును. <giggles> ఆ! ఆ! తను పెద్దలు ఎర్రగా ఉన్నాయంటే, రేవ్‌లాన్ లిప్స్‌స్టిక్ వాడుతుందని అర్థం. అలాగా, ఇది కూడా అంతే. కానీ 3 సార్లు సారీ చెప్పిచుకుంటా. అలవాటు ఉన్న వాళ్ళు అయితే వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకొని వాళ్ళే సారీ చెప్పేస్తారు. ఆహ్, కొంతమంది దాన్ని అలుసుగా తీసుకొని, ఏం చేసినా 3 సార్లు సారీ చెప్తే కూల్ అయిపోతది కదా అని చెప్పి ఆహ్
ఎర్రగా ఉంటే కోపంగా ఉన్నారు. <giggles> ఓకే. హ్మ్. 3 సార్లు. ఓకే. ఎందుకు అంటే, 3 అంటే మీ లక్కీ నంబరా, ఎందుకు 3 టైమ్సే?